అంటే, నాకు ఏంటంటే, నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను <smacks lips> ఆహ్, నాకు తెలియని టైమ్‌లో నేను యూజ్ చేసిందేవన్నా ఉందంటే, అది ఫేస్‌బుక్ అండి. ఫేస్‌బుక్‌లో ఏండంటే ఆ! ఆ! స్టార్టింగ్‌లో ఫేస్‌బుక్ వాడాము. అది గూడా ఎలాగంటే, అప్పట్లో మనకి అంతగా తెలీదనమాట ఫేస్‌బుక్ గురించి. జస్టు ఫోటో బెట్టామా, అప్‌లోడ్ చేశామా, అన్నట్టుండేది. ఎ ఎలాంటి ఫోటోలు పెట్టేవాడినంటే, బాబోయ్! నార్మల్‌గా ఏదేదో ఫోటో దిగామంటే, ఇంకా అది పెట్టేయడం అలా చేసేవాడిననమాట. కింద కామెంట్ ఆ!
అవును. ఓకే. ఫేస్‌బుక్ వాడారా ఫస్ట్, ఫస్ట్ స్టార్టింగ్? అదేలెండి. ఓకే. అంటే, ఒక సెలెక్టెడ్‌గా కాకుండా ఇక రన్నింగ్‌లో ఏది ఫోటో దిగితే అలాగా.
<giggles> ఆ! అలా పెట్టుకునేవాడిని. అయితే, అది నాకు తెలీదసలు. అంటే, <smacks lips> ఇంతమందికి రీచ్ అవ్విద్ది, ఇలా చూస్తారు, అని నాకు తెలీదనమాట సరిగ్గా. అంటే, అందరూ యూజ్ చేస్తన్నారు గదా! మనం గూడా యూజ్ చేయాలన్న ఇది తోటి నేను యూజ్ చేసేవాడిననమాట. ఎలాంటి పడిందే అలాంటి ఫోటో
అదేలెండి. ఓకే. అంటే, ఒక ఏదో కొత్త యాపు అందరూ వాడుతున్నారు. కాబట్టి, మనం కూడా వాడాలి అన్నా ఒక ఆలోచననమాట అంతే.
అవును. అవును.
దాన్ని బట్టి మీరు యూజ్ చేయడమనేది స్టార్ట్ చేశారా?
ఆ! అవునండి. స్టార్ట్ చేశాను. ఆ తర్వాత ఉండే కొద్దీ నాకు <smacks lips> అంటే, ఇప్పుడు ఎవరన్నా ఏదన్నా యాపు వాడితే దాని గురించి తెలుస్తది గదా! ఆ! బాగా ఆడేటప్పుడు. ఆ తర్వాత నాకు <smacks lips> అనిపిచ్చేది ఓరియమ్మ! ఇలాంటి ఫోటో పెట్టాను నేనీళ్ళకి <giggles> ఇందులో బెట్టానా అందరూ చూత్తరేమో నా ఫోటో అని జెప్పేసి మళ్ళీ డిలీట్ చేసేసేవాడిననమాట ఆ ఫోటోని. అయ్యో! అంటే, <smacks lips> కొంతమంది పెడితే అలా
అవును. ఖచ్చితంగా! ఓకే. అంటే, కొంచెం అదీ యాపు వాడుతు హ్మ్. హ్మ్. చెప్పండి, చెప్పండి.
వా అదే ఫోటో బెడితే అలాంటివి బెడితే కొంచెం చాలామంది స్టయిల్‌గా దిగుతారు. అలా మంచి డ్రెస్సింగ్ స్టయిలేసుకొని దిగుతారు. అలా దిగి పెట్టేవాళ్ళు గదా! నేనలా కూడా కాదు నార్మల్‌గా చెట్ల దగ్గర, పుట్టల దగ్గర దిగినయన్ని పెట్టేసేవాడినన్నమాట నాకు ఫస్ట్‌లో తెలియనప్పుడు.
<chuckles> ఓకే. ఓకే. అంటే, మీరు జస్ట్ నార్మల్‌గా మీరు దిగిన ఫోటోస్ అన్ని పెడుతుంటారు. అవును. ఇప్పుడు ఇలా పెడుతూ ఉండంగా, ఎవరన్నా మీకు చెప్పారా? లేకపోతే, మీకై మీకే అనిపిచ్చిందా ఓకే. ఇలా పెట్టకూడదేమో అన్నట్టు?
<chuckles> ఆ! ఆ! పె అహా! లేదు.

ఓకే. సెల్ఫీ దిగినట్టో, లేపోతే ఇలాగ ఆటోగ్రాఫిచ్చినట్టు.
అలాగా ఈరో ఆ! అవునండి. అలా పెట్టుకునేవాడిననమాట. అదే కాకుండా, మళ్ళీ ఏంటి, <smacks lips> వాళ్ళతో మాట్లాడుతున్నట్టు ఉంటుంది గదండీ పిక్కు. ఆళ్ళతో, వాళ్ళ వైపు తిరిగీ మాట్లాడినట్టు, ఆ ఆ టైప్‌లో నేను పెట్టుకునేవాడిననమాట.
అదే. <giggles> అంటే, ఇగ వాళ్ళతో బాగా కమ్యూనికేషన్ జేస్తన్నట్టు గూడా ఇలా పెడుతూ ఉండేవాళ్ళు, మీ ఫ్రెండ్సేంటంటే, "అరె! ఏంట్రా ఈళ్ళందరూ నీకెప్పుడు తెలుసు?" ఇలాగా ఒక ఆశ్చర్యకరమైన కామెంట్లు పెట్టడం, ఇలా చేసేవాళ్ళా? లేకపోతే, వాళ్ళకి తెలిసిపోయేదా? మీరే జస్ట్ ఎడిట్ చేశారన్నట్టు.
ఆ! అవును. ఆ! అంటే, కొన్ని కొన్ని ఫోటోల్స్‌లో ఏంటంటే, ఎడిట్ చేసినట్టు తెలిసిపోద్ది. అంటే, <smacks lips> మనం ఎంత ప్రొపర్‌గా చేసినా సరే, ఎడ్జులనేదీ, కట్టయ్యేటప్పుడు తెలిసిపోద్ది గదండీ! <giggles> అలా కొన్ని ఫోటోలు తెలిసిపోయాయనమాట. ఇప్పుడికీ నా ఫేస్‌బుక్‌లో ఉంటాయి కొన్ని ఫోటోస్, చాలా బావుంటాయి. నేనయ్యీ చూసుకొని రిమెంబర్ చేసుకొనేవాడిని, ఓరియమ్మా! అప్పట్లో అయితే, ఇలాగ ఎడిట్ చేసుకునేవాడిని. ఇప్పుడంటే నాచురల్‌గా తిరిగి పెట్టేత్తన్నాను మళ్ళీ, <giggles> అని నవ్వుకునేవాడిని, నా ఫోటోలు నేను జూసుకోని. <giggles> హ్మ్. అసలు. <smacks lips> కానీ బావుండేదండీ. ని
ఓకే. ఓకే. దొరికేశారయితే. ఆ! ఓకే. <giggles> అదే. అంటే, ఇప్పుడు మళ్ళీ బ్యాక్ టూ మళ్ళీ అలా నార్మల్‌గా పెట్టడం నేర్చేసుకొ అలా అలవాటు పడిపోయారయితే ఇక?
ఆ! అలా అలవాటయ్యాను. ఆ తర్వాత నుంచీ ఏంటంటే, పోస్టులు ఇంకా మరీ ఎక్కువగా పెట్టేసేవాడిననమాట, అంటే, డైలీ అప్డేట్‌లాగా అంటే, లైకు <smacks lips> రోజుకొక ఫోటో అన్నా పెట్టాలి, ఒక్క ఫోటో అన్నా పెడితే కొంచెం <smacks lips> అందరు లైక్ చేస్తుంటరు, చూస్తా ఉంటరు, అనీ ఒక థాటొచ్చేదనమాట. అలా పెట్టుకుంటూ, రోజూ ఒక రోజుకో పోస్ట్ అలా పెట్టుకుంటూ ఒచ్చేవాడిననమాట. <giggles> హ్మ్. నేను. <giggles>
ఓకే. ఓకే. హ్మ్. యాహ్! చాలా బావుందండి. <giggles> అంటే, మీరూ ఆహ్, కొద్ది కొద్దిగా ఒక్కొక్కటి ఇలా పెట్టడం, లేకపోతే అలవాటు చేసుకోడం, మళ్ళీ ఎడిట్లు నేర్చుకోడం, అంటే, ఏదొక కొత్తదనం అనేదీ ఆ ఫోటోలో తీసుకొచ్చి, అందరిని ఆకట్టుకోవాలనుకోడం గానీ, మీరలా పెట్టిన దానికి ఆ లైక్లు, షేర్లు చూసుకోడం గానీ, నిజంగా చాలా బావుందండి. ఇంకా కూడా, నెక్స్ట్ గూడా, మళ్ళీ దాన్నే అలాగే కంటిన్యూ జేసి హ్మ్. చెప్పండి.
కానీ అవును. అవునండి. అవునండి. అంటే మళ్ళీ అవునండి. అంటే మళ్ళీ ఏంటంటే, ఇప్పుడు ఒక పోస్ట్ పెడతాం గదండి, అది పెట్టిన తర్వాతా <smacks lips> అంటే కొంతమంది కామెంట్లు బ్యాడ్డుగ పెడతారనమాట. అంటే, ఈడేంట్రా బాబు, ఇలా తయారయ్యాడు, కొంచెం చూసుకోరా బాబు, <smacks lips> ఆహ్ ఎ ఎప్పుడు పోస్టులు పెడతా ఉంటడు, అంటే, కొంతమంది చ్ రెగ్యులర్‌గా చూసేవాళ్ళేంటంటే ఆ! చెప్తా ఉంటారు, "ఏట్రా బాబు రోజూ ఫోస్ట్‌లు పెడతావు, ఈరోజు పె" ఒకరోజు మిస్సయినా సరే, "ఏట్రా ఈరోజు ఏం పోస్ట్ లేదా?" అని ఫోను చేసి అడిగేసేవాళ్ళనమాట మళ్ళీ. <chuckles> అలాగా. ఆ! పోస్ట్ లేదు
ఆ! నిజమే అది కూడా. అదే. అదే. అదే చెప్తూ ఉంటారు గదా! <giggles> ఆ! ఓకే. అంటే, తిట్టే వాళ్ళు ఉన్నారూ, అలాగే మీరు పెట్టకపోతే, అడిగే వాళ్ళు కూడా ఉన్నారనమాట, మీ ఫ్రెండ్స్‌లో.
ఆ! అడిగేవాళ్ళు గూడున్నారనమాట. <giggles> అలాగా <smacks lips> అంటే, ఇప్పుడు శీతాకాలమంటే, ఎక్కడికన్నా బయటికెళ్తాం అంటే, ట్రిక్కింగ్ గానీ, లేదంటే ఎక్కడికన్నా మంచి ప్లేసులూ అంటే, ట్రిప్పుకన్నట్టు ప్లాన్ చేసుకొనెళ్తాం గదా! ఆ టైంలో గట్టా ఫోటోలు బా తీసుకునేవాళ్ళనమాట.
ఓకే. అంటే, ఆ ట్రిప్పూలో కూడా, ఫోటోలు వరసగా తీసుకోడం మీరు ఆ ట్రిప్‌లో ఉన్నప్పుడే గూడా పెట్టేవాళ్ళా, లేపోతే ఇంటికొచ్చాక ఒక్కొక్కటి పెట్టుకుంటూ కూర్చునేవాళ్ళా?